మీరు మనం రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. <smacks lips> బ్రేక్‌ఫాస్ట్‌కిది, ల ల లంచ్‌కిది, హ్మ్, డిన్నర్‌కిది అని రకరకాలుగా మనం పెట్టుకొని తింటూ ఉంటామనమాట. సో, అట్లా మీరు ఏదైనా అట్లా పెట్టుకొని బ్రేక్‌ఫాస్ట్‌కిది అని తింటూ ఉంటారా? జనరల్‌గా మీరెం తింటుంటారు బ్రేక్‌ఫాస్ట్?
అవునండి. యాహ్! యాహ్! ఓకె. నా బ్రేక్ఫాస్ట్ ఎవల్యూషన్ గురించి చెప్తానండి. నా చిన్నప్పుడు అయితే, మాకు మా మమ్మీకి పెద్ద ఓపిక లేకనో, ఏమో గనీ మా మొఖం మీద ఒక పార్లేజి బిస్కట్ పడేసేది. చాయి ఇచ్చేస్తది. అంతే ఇంక. <laughs> అవును. ఇంక అదే. అసలు మా మమ్మీకి బద్ధకమో, లేకపోతే ఏంటో గని మాకు ఇచ్చేసేది. అలా కొంచెం పెద్దగా అయితున్న టైమ్‌లో మీకు ఒస్మానియా బిస్కిట్స్ తెల్సా? రౌండ్‌గా ఉంటాయి టీలో తింటారు.
ఓకెనండి. ఆహాహా! బ్రేక్‌ఫాస్ట్ అంటే, పార్లేజీ బిస్కట్ మీరు తినేవాళ్ళన్నమాట బాగా. ఓకె. ఓకె. ఆహాహా! అవునండి. ఉస్మానియా టీతో బాగుంటాయి అవి, బాగా.
ఆ! సో, పార్లేజి నుంచి ప్రమోషనొచ్చి, ఒస్మానియా బిస్కిట్స్‌కెళ్ళాం. ఎందుకంటే, కొంచెం పెరుగుతుంటం గదా! అది కొంచెం కడుపులో ఉంటది ఆసరాగా. అలా. అది ఆహ్, <chuckles> అంతే. అంతే, అంతే, ఇంక టీతోని బిస్కేట్స్.
ఓకె. <chuckles> అవునవునండి. అవునండి. అంటే, ఓన్లీ బిస్కిట్స్ అండి. టీతో పాటు తినేవండి. ఓకె. ప ప పాలు, గీలు మరిగించుకోవడం కూడా ఏం లేదు. ఓన్లీ బిస్కేట్స్.
అసలు మాకు పాలు, అనేది తెలవదండి మాకు చిన్నప్పడ్నుంచి. నాకు దెలిసి నేను తల్లి పాలు మాత్రమే తాగుంటాను. ఆ తర్వాత త్రీ, ఫోర్ ఇయర్స్ తర్వాత, మేం చి నేను 3 ఇయర్స్ నుంచే, టీ తాగడం మాకిచ్చే నాకు టీ ఇచ్చేశ్నరంట. గాబట్టి మ్ మొత్తం టీనే అలవాటు. పాలు, పాల స్మెల్లు నాకు అస్సలు పడదు. అలా ఆహ్, బిస్కెట్స్ అయిపోయినం, క కొంచెం సిక్స్త్, సెవెంత్, ఎయిత్ టైమ్‌లో కొంచెం ఎదుగుతున్నాం గదా! బిస్కెట్స్ సరిపోవు. ఇంకా చపాతీకొచ్చిందండి. ఇంక ఆ చపాతీ గూడా టీలనే మళ్ళీ. దానికి స్పెషల్‌గా కర్రీ, కర్రీ ఏంటంటే కర్రీ జెసి బాక్స్ కట్టేది, మాకు. కాబట్టి కర్రీ అం
ఓకె. ఓకె. ఆహహా! ఓకె. ఓకె. అవునండి. ఓకె. ఆహాహాహా! ఆహాహాహా! ఓకె. ఓకె. మరి ఈవ్ చపాతీ కర్రీ, ఇవన్నీ చేస్తున్నారంటే, బానే ఎఫర్ట్ పెడుతుంటారు.
హ్మ్. ఆ! ఎఫ్ ఉ ఉంటది. <chuckles>
మామూలుగా అయితే, మన పాల్లలోనో, టీల్లోనో, అటుకులు, మురియాలు ఇట్లాంటివి వేసి కూడా
యాహ్! ఆ! అంటే మా డాడీయె అప్పుడు గూడా, "ఏంటి బిస్కెట్‌లు, బిస్కట్‌లు వీళ్ళకి, ఇంకా ఎదుగుతునరు పిల్లలు." నేను, మా అన్నయ్య సహజంగానే పొడుగు ఉండే ఆహ్, మా డ్యాడీ పొడువు గాబట్టి, మేము పొడువే. అయితే, వీళ్ళు ఇంతక్ <chuckles> అవునవును. అయితే, "అందరేమో కాంప్లాన్‌లు, హార్లిక్స్‌లు, పొడవు అవ్వాలని ఇస్తారు పిల్లలకి. మన వాళ్ళేమో నేచురల్‌గానే పొడుగు ఉన్నారు. అందుకని నువ్వు ఇంత నెగ్లెక్ట్ చేస్తవా, మంచిగా చపాతీలు డైలీ రెండు, రెండు చపాతీలు పెట్టు వాళ్ళకి. ఎదుగుతున్నారు. వాళ్ళు హెల్తీ ఉండాలని" జెప్పి ఇంకా గోధుమ పిండి దెచ్చి, డైలీ చపాతీలు జెయించేవాళ్ళు. నా ఇ సిక్స్త్ క్లాస్‌లో చను చ స్టార్ట్ అయిన చపాతీలు, నా పెళ్ళయ్యే వరకు నా బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అదే. డైలీ చపాతీయే.
మీరు పొడవుగానే ఉంటారన్నమాట. బాగా. ఓకె. ఓకె. అవునండి. ఆహాహా! ఆ చపాతీలు, ఇంకా మరి ఇడ్లీ, ఈ మన ఇట్లాంటివి
అవి ఓన్లీ, ఇది సండేసే నండి. ఇడ్లీ, దోస, పూరి అహ్, ఇలాంటివి ఇంకెప్పుడన్నా చపాతీ జెయడం బోర్ కొడితే, ఉప్మా జెసేది అంతే. అయితే ద
ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకెకె. ఇది బయట్నుండి ఫ్ బ్రేక్‌ఫాస్ట్ తెచ్చుకోవడం ఎం ఉండేదండి?
ఆ! ఉండేదండి. చాలా అవును. మంచి విషయము. మంచి ప్రశ్న అడిగారు. మాకప్పుడప్పుడు, మాకూ చాలా బోర్ గొడతది, ఇంట్లో చపాతీ తిని తిని. హాలిడేసొస్తాయి. ఇంక నేనే నేనా, మా అన్నయ్య అంటాము. "అబ్బా! అమ్మా రోజూ చపాతీయా ఏంటిది?" అంటే, ఇంక అప్పుడొక హండ్రెడో, వన్ ఫిఫ్టీయో అప్పుడెంతండి, 20 రూపీస్‌కొచ్చేది. ఆహ్, అంటే, ఒక టిఫిన్, ఒక ప్లేట్. 100 రూపీసిచ్చి తెప్పిచ్చేసి, ఇంక ఫుల్లు తినేవాళ్ళము. ఫుల్ ఎక్సైట్‌మెంటనమాట. ఇప్పుడు బయట ఫుడ్డు బయట టిన్ బయట టిఫిన్సంటే
ఓకే. ఓకే. అవునండి. ఆ! అవునండి. అవునండి. అవునండి. అంటే, కర్రీస్ కూడా 2, 3 రకాల కర్రీస్ కడతారు. కాబట్టీ, మనం రకరకాల క ఇంటి దగ్గరయితే అన్ని కర్రీస్ మనం చేసుకోలేం. ఒక కర్రీ చేస్తాం.
అవునవును. అవునవును. మంచిగా ఆహ్, అంటే, మేము మా అన్నయ్య ఒక బండి దగ్గర తెస్తుండే. అక్కడ చట్నీ ఎంత బావుంటదంటే, అసలు నాకు ఆ టేస్ట్ ఇప్పడవరకు నేనెన్నో ట్రై జేషినాను, వందల టిఫిన్ సెంటర్సు. నాకంత మంచి టేస్టయితే ఎక్కడ దొరకలేదసలు. అంత బావుంటది.
అవును. ఆహహ! ఓకే, ఓకె. అవునండి. లేపోతే రోజూ చపాతీ తింటే, చపాతీ మీద ఏదైనా ఒక వారం రోజులు కంటిన్యూస్‌గా తిన్నామండి, అనుకోండి.
వే తిన్నా. ఆహా!
ఏ రెండో వారానికీ, అబ్బా! ఎందుకు అనిపిస్తది.
కానీ పర్లేదండి. మేము తిన్నాము ఇన్ని ఇయర్సు. ఇప్పటికి నేను తినమంటే కూడా తింటాను. నా మ్యారేజ్ అయితే అయిపోయింది. ఆహ్, అయితే ఆ! నా మ్యారేజ్ అవ్వకముందు. నేను ఒక 1 ఇయర్ వృత్తిరీత్యా బయట ఉన్నాను ఒక్కదాన్నే. వేరే సిటీలో. ఇంక అప్పుడు నా బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే, మీకు మ్యూస్లీ తెలుసా?
ఓకేకేకే. ఓకేకేకే. ఓకే. ఓకే. ఓకే.
మ్యూస్లీ అంటారు. కార్న్ ఫ్లేక్స్. కార్న్ ఫ్లేక్స్ ఇలా పాలల్లో యేసుకొని తినేస్తారు కదా! చాకోస్ అలాంటివి. అదొక పెద్ద బాక్స్ తెచ్చేసుకుంటాను. పాలుంటాయి ఇంకా పాలల్లో యేసుకొని తినేయడమే. 1 ఇయర్ అది తిన్నాను. అంటే కంటిన్యూగా కాదు. మధ్య మధ్యలో బోర్ కొట్టినప్పుడు. ఇలానే మీరు చెప్పినట్టు బయట బండి మీద తెచ్చుకోవడము. లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్. నాకు బ్రెడ్ ఆమ్లెట్ అప్పుడు వచ్చు చేసుకోడం.
ఏంటండి? ఆ! కార్న్ ఫ్లేక్స్. ఆహ్, ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునండి. ఓకేకే. ఓకే. ఓకే. ఓకే. మ్యాగీ అలాంటివి చేసుకొని తినేవాళ్ళ అండి?
మ్యాగీ గూడా ఎప్పుడన్నా, నేను డిన్నర్ టైమ్‌లో ఎక్కువ తింటుండేనండి. మార్నింగ్ నాకు ఎందుకో తినబుద్ధి కాదు మ్యాగీ ఆహ్, డిన్నర్ టైమ్‌లో ఆహ్, ఎక్కువ అన్నం తినబుద్ధి కావదు ఒక్కొక్కసారి. ఆ టైమ్‌లో మ్యాగీ చేసుకొని తినేసేదాన్ని. అక్కడ బయట ఉన్నప్పుడే. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే చపాతీ తప్ప అన్ని ఇష్టం. <giggles> నేనేమో చపాతీయే తినేదాన్ని. అయితే ఏంటంటే
ఓకే. ఓకే. ఓకే. ఆహాహా! ఓహ్! ఓకే. ఓకే. హుహుహు.
ఆ! వీళ్ళకి ఎట్లా అంటే మొత్తం సౌత్ ఇండియాను మొత్తం వీక్ అంతా డిఫరెంట్ డిఫరెంట్‌గుండాలి. అసలు మాకైతే ఒక పెద్ద టస్కె ముందు రోజు నుంచే నానబెట్టాలి కదా టిఫిన్స్. ఇప్పుడు ఇడ్లీ దోస లాంటివి. ఇంక నేను ఇప్పుడు సం ఇప్పుడు సి సాటర్డే కదా ఇవాళ. నేను ఇంకా రేపటికి ఏం నానబెట్టలే. సో, <tsk> రేపు ఏదన్నా బయట
ఓకే. అవునండి. అవునండి. ఇడ్లీ దోస. అంటే ముందు రోజు వంటకాలన్నీ ముందు రోజే ప్లాన్ చేసుకుంటారు మీరు?
ఆ! నేనైతే జేస్తాను. ఎందుకంటే టిఫిన్స్ కానీ, లంచ్ కానీ. ఇప్పుడు రేపు ఎట్లాగో నాన్‌వెజ్ ఉంటది. కాబట్టి ఇవాళ నేనేమన్నా నానబెట్టాలా మార్నింగ్‌కి అంటే, రేపు అవసరం లేదు. మండే రోజుకి నేను ఇడ్లీ ప్లాన్ చేస్తున్నా. అంటే, సండే మధ్యాహ్నమే నేను నానబెట్టాలి. కాబట్టి అట్లా మైండ్‌లో అనేది రన్ అయిపోతుంటది ఆటోమేటిక్‍గా అది వచ్చేసింది. ఆహ్, సబ్కాన్షియస్‌గా. సో, వీళ్ళకి ఏంటంటే ఇడ్లీ కావాలి, దోస కావాలి ఆహ్, వడలు ఇష్టము. వడ విత్ పల్లీ చట్నీ ఆర్ టమాటో చట్నీ. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడప్పుడైనా ఉప్మా అది కూడా కొంచెం కొంచెమే తింటారు. ఎక్కువ ఏం తినరు. సేమియా ఉప్మా తెలుసా మీకు? ఉప్మా రవ్వ ఉప్మా వే వేరు. సేమియా ఉప్మా వేరు. ఆ! సేమియా ఉప్మా కూడా తింటారు బానే. సేమియా వాళ్ళు వాళ్ళకి ఇష్టమే. మంచిగానే తింటారు. అది కాకుండా ఇంకా పూరీలు ఎప్పుడైనా సండే మట్ మార్నింగ్ మార్నింగ్ మా మామయ్య యేళ్ళి మటన్ తెస్తారు. ఇంకా ఆయనకి ఏంటంటే మటన్ పూరి లేకపోతే చికెన్ పూరి, చికెన్ కర్రీ పూరీ ఆ కాంబినేషన్ చాలా ఇష్టము. అలా ప్లాన్ చేస్తుంటాము. ఇంకా ఎప్పుడన్నా బోర్ కొడితే, ఇది బ్రెడు ఆమ్లెటు అది కూడా ఇస్తుంటాను ఇంట్లో. కొంచెం <tsk> డిఫరెంట్‍గుంటది కదా! ఎప్పుడూ ఇలాగా రొటీన్‌గా కాకుండా.
అవునండి. ఓకే ఓకే. ఓకే. ఉప్మానా? అవును. సేమ్య ఉప్మా! తెలుసు నాకు. ఓకే. ఓకే. ఆ! ఓకే. హుహు. ఆ! ఆ డిఫరెంట్‌గుంటది. మనకి ఈజీగా ఊ ఉంటదన్నప్పుడు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయిపోతుంటుంది.
అవునవును. ఈజీగా కూడా అయిపోతది. యహ్! యహ్! ఇంకా దోసలైతే నా ఫేవరైట్ అండి అన్నిట్లో. మాకు ఎలాగో గ్రైండరుంది. ఆహ్ ,అంటే నానబెట్టిన బియ్యాన్ని యేసి, మనం వచ్చి ఫోన్ చూసుకొని కూడా కూర్చోవచ్చు. ఆహ్, దాని పని అదే చేస్తా అనమాట. కాబట్టి నాకంత శ్రమ లేదనే చెప్పాలి. కాబట్టి స్టార్టింగ్‌లో కొంచెం కష్టమయ్యేదండి. ఎందుకంటే నాకు అసలు వంటలే సరిగ్గా రావు. అట్లాంటిది నానబెట్టాలి ఎంత ఎంత నానబెట్టాలి, ఎంతమందికి పెట్టాలి. ఆహ్, అసలు ఏమీ తెలియదు. <giggles> అట్లాంటిది నేర్చుకున్నాను ఇంకా చట్నీలు చేయడం కానీ, టిఫిన్స్ చేయడం కానీ అన్నీ నేర్చుకున్నాను.
టైం లేదు అనుకున్నప్పుడు. అవునండి. అవునండి. ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే. ఓకే. మొత్తం ఆహ్, ఆహ్, మీరు అత్తారింటికి యేళ్ళిన తర్వాత నేర్చుకున్నారనమాట ఇవన్నీ?
అన్నీ అన్నీ నేర్చుకున్నాను. నాకు అసలు ఏమీ రాదు అంతకుముందు. ఒక చట్నీ చేయడం కూడా రాదు. టమాటో చట్నీలా కానీయండి లేకపోతే దోస యేయడానికి అసలు దోస నా నా గురించి చెప్పాలి. నేను స్టార్టింగ్‌లో నాకు దోస <giggles> యేయడానికి రాదు. ఆహ్, ఎట్ల పడితే అట్లా తిప్పేస్తూ లేదంటే, దొడ్డు దొడ్డుగా వచ్చేవి. <giggles> ఎగ్జాక్ట్‌లీ. అది ఎక్కువ కాలనిచేదాని కాదు. తొందరగా నాకు ఓపిక లేక ఆ సలాకి పెట్టి ఒత్తుతా ఉంటుండే, అదేమో ముక్కలు ముక్కలుగా వస్తుండే. అలానే తీసుకెళ్ళి వాళ్ళ ప్లేట్‌లో యేస్తుండే. ఒక హాఫు ఇంకో హాఫ్. <giggles> సో, అలా. ఇప్పుడేంటంటే అబ్బో! ఫుల్ చెయ్యి తిరిగిపోయింది. ఇప్పుడు మంచి మంచి దోసలు యేస్తాను. మంచిగా క్రిస్పీలా అంటే, ఎంతసేపు పెడితే ఎంత క్రిస్పీ అవుతది. కొంతమందికేమో మెత్తగిష్టం మా మామయ్యకి. మా హస్బెండ్‍కి నాకేమో కొంచెం రోస్ట్ అవ్వాలి. <tsk> కొంచెం క్రిస్పీగవ్వాలి దోస. కాబట్టి ఎక్కువ సేపు కాలుస్తాం.
ఓకే. అవి ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయేవేమో అవి. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవును. హుహుహు. ఓకే. అందులో ఆనియన్స్ ఇవి యేస్తారండి?
అబ్బా! దోస ఇవడమే ఎక్కువండి. మళ్ళ ఆనియన్స్ ‌ఏవడు కట్ చేస్తాడు. <giggles> ఎప్పుడన్నా ఒకసారి అంటే నేను పన్నీర్ యేశినాను రీసెంట్‌గా. ఆహ్, దోస మనం రౌండ్‌గా తిప్పుతాం కదా! తిప్పినాంక పన్నీరు గ్రేట్ చేయాలి. తురుమాలి. <tsk> చిట్లా ష్రెడ్ అయిపోయినాంక. చ ఆ పన్నీర్‌ని లైట్‌గా దోస మీద ఏసి, మంచిగా దోరగా కాల్చి తీస్తే. ఎంత మంచి టేస్ట్ అంటే, ఆ రోజు మాకేదో పొడి గూడా ఉండే ఇంట్లో. కరివేపాకు పొడి ఏదో ఆ పొడి గూడా
ఓకే. ఓకే. ఓకే. అవునండి. అవును. ప పన్నీర్ వేసిన ఎగ్‌కి ఎగ్ ఎగ్ ఎగ్ ఏ ఎగ్ వేసి ఎప్పుడైనా చేసారా అండి?
ఎగ్ నేను చేయలేదు. కానీ, బయట చాలాసార్లు తిన్నా నేను. ఎగ్ దోస నాకైతే ఇష్టమే ఎప్పుడన్నా ఒకసారి తినడానికి బానే ఉంటది. మరీ అంత క్రేజీగా స్ అయితే తినను. ఓకే, ఎగ్ దోస ఎప్పుడన్నా తినడానికి బానే ఉంటుంది.
ఓకే. ఓకే. ఓహ్! ఓకే.
యాహ్. ఇలా నా బ్రేక్‌ఫాస్ట్ జర్నీ అనేది సాగింది. ఒక్కొక్కసారి ఏంటంటే ముందు రోజు లెఫ్టోవర్స్ ఉంటాయి.
హుహుహు. మీ దాంట్లో అన్ని మీకన్నిటికన్నా ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఏదండి ఇందులో?
దోస <giggles> యాహ్.
ఆ! దో దోస, దోస అంటే ప్లెయిన్ దోస మనకి.
ఆ! ప్లెయిన్ దోసనే, మేము చట్నీలు యేసుకుంటాం కదా! అంటే ఇప్పుడు మనం బయట తెచ్చుకుంటే ఒక దోస తింటామండి. అయితే ఇంట్లో యేసుకుంటే, ఎన్ని ఒక 4, 5 ఈజీగా తినేస్తుంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే. సో, అంత బాంటాయి. మనం చేసుకున్న మనకి హ్యాపీగా యావ్ కంఫర్ట్ ఫుడ్‌లా ఉంటది. మంచిగా తినొచ్చు కూడా.
అవునండి. ఓకేనండి. ఓకే. అంటే ఎలా ఎలా ఎలా చేస్తారండి? ఈ దోస అనేది ఒకసారి చెప్పండి ఎలా చేస్తారు?
అన్ని నానబెట్టడమా? ఆ! ముందు రోజే రైసు రైసు ప్లస్ మినపప్పు కడిగి ఆహ్, నానబెట్టాలనమాట. అంటే ఈ ఈక్వెలు
ఆ! ఓకేనండి. రైసు మినపప్పు కలిపి ఫస్ట్ నానబెట్టేయాలి.
నానపెట్టేయాలి. నాన్ అంటే రైస్ ఎంతుందో అందులో ½ మినపప్పు ఉండాలి. ఇప్పుడు మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే, రైస్ 2 గ్లాస్సెస్ తీసుకోవాలి. తీసుకొని నానపెట్టాలి. అందులో లైట్‌గా చనగపప్పు కొన్ని మెంతులు ఏస్తే, కూడా టేస్ట్ బాగుంటుందంటారు. అంటే టిప్స్ చెప్తారు గదా! కొంతమంది.
ఓకే. ఓకేకేకే. మీరేస్తుంటారండి శనగపప్పు ఇవి?
క్రిస్పీగా. ఆ! కొంచెం ఏస్తా. ఎక్కువ కాదు. ఒక ఒక చిన్న పిడికెడు కూడా కాదు ఒక స్పూన్ అంత.
ఓకే. ఓకే. ఓకే, ఓకే.
అది ఏసాక మొన్న రీసెంట్‌గా మా మమ్మీ ఒక టిప్ చెప్పింది. ఏంటంటే మీకు అటుకులు తెలుసా?
అవునండి. తెలుసు.
పోహ అంటారు. ఆ అటుకుల్ని కొంచెం నానబెట్టి మి ఇప్పుడు గ్రైండర్‌లో దోస నైట్ ఏస్తాం గదా! నైట్ ఏసేటప్పుడు నానబెట్టిన అటుకులు కూడా కొన్ని అదే గ్రైండర్‌లో వేసేస్తే అంట దోస చాలా స్ క్రిస్పీగా చాలా ఆహ్, పొంగుతూ <smacks lips> మంచిగా వస్తదంట. ఆహ్, అలా చెప్పింది మా మమ్మీ. నె
అవునండి. ఓకే. ఓకే. ఆ అటుకులు ఫ్లేవర్ తగలాలి దానికి.
అవును. అవును. అయితే నేను అది ఫాలో అయ్యాను. బానే వచ్చింది కూడా. నాకైతే బానే అనిపిచ్చింది. ఇంకా ప్రతిసారి అలానే చేస్తున్నా. ఏవ్రీ అంటే నేనొకటి పెట్టేసిన ఇంట్లో ఎట్లా అంటే వెనెస్‌డే, థర్స్‌డే దోస. ఎందుకంటే ఎక్కువ చేసేస్తా పిండి 2 డేస్ తినొచ్చు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఉ మ అంటే నే మీరు 2, 3 రోజులు ముందు నుండే ఆలోచిస్తుంటారు. ఏమేమి కావాలి ఫుడ్‌కి అన్నట్టు. ఓకే.
ఓకే. ఆ! అంతే. వెనెస్‌డే, థర్స్‌డే దోస, ఫ్రైడే పులిహార, సాటర్‌డే సేమియా ఉప్మా, సండే ఐదర్ రవ్వ ఉప్మా ఆర్ బయటికెళ్ళి టిఫిన్సు తెచ్చుకోవడం. మళ్ళీ మండేకి, ట్యూస్‌డేకి ఇడ్లీ పెడతా. సో ఒక హాస్టల్‌లాగానే అనుకోండి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే వీక్లీ వన్సు బయట నుండి తెచ్చుకోవడం ఉంటదన్నమాట.
ఆ! మాకు కూడా ఉంటది కదండీ. లేసి ప్రశాంతంగా ఉట్టిగా టీ తాగేసి డైరెక్ట్‌గా తెచ్చిన ఫుడ్ తినాలని. ఏముంది ఒక టూ హండ్రెడ్ పెడితే అందరికి వచ్చేస్తది.
అవునా! అవ్ ఆ! ఆ! అవునండి. మరి ఇవి కూడా ఖర్చులతో మనం చేసేవి కూడా ఎంతో కొంత ఖర్చు అవుతుంటది కదా!
యాహ్! ఆ! కదా! ఇంకోటి మన పని ఒకటి ఇంకా. అన్నీ ఇప్పుడు దోసలంటే అయిపోతదాండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకొస్తారు. మాదసలే జాయింట్ ఫ్యామిలీ. ఇంకా వచ్చినప్పుడల్లా ఏసిస్తుండాలి. మళ్ళీ ఆ పెనం వేడి చేయాలి, మళ్ళీ పోయాలి. అదే ఒక ఇప్పుడు ఇలాంటివి అనుకోండి చేసి పెట్టేయచ్చు. అంటే ఉప్మా, సేమియా ఉప్మా.
అవును. అవునండి. అవును. అవును. మిగతావన్నీ చేసేవచ్చు. కానీ ఈ దోసలు ఈ అట్లన్నీవి ఏంటంటే ఎప్పటికప్పుడు ప ఒక్కొక్కళ్ళికి సేపరేట్, సెపరేట్‌గా చేస్తుండారు.
అవును. అవునవును. లక్ ఏంటంటే కొ మా మరిదికి మా వీళ్ళకొచ్చు ఆల్రెడీ చేసుకోవడము. ఒక్కొక్కసారి చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి బద్ధకం అయి అయినప్పుడు మాకడుగుతుంటారు చేసి ఇవ్వమని. ఇంకా అప్పుడు తప్పదు చేసి ఇవ్వాల్సొస్తది.
ఓకే. ఓకే. సో దోస మీకిష్టం గాని చేయటం మాత్రం కష్టం అనమాట.
యాహ్! అవునండి. అవును. <chuckles>
ఓకే. ఓకే. మీకు ఇప్పుడు ఉన్న హెల్త్ పరంగా చూసుకుంటే, మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడున్న బ్రేక్ఫాస్ట్‌లో ఎందుకు?
యాహ్! ఇడ్లీ. ఇడ్లీ ఇడ్లీ, దోస 2 ఎందుకంటే అది పులుస్తాయి కదా! అది ఫెర్మెంటెడ్ ఫుడ్సు. అంటే నైట్ మనం పిండి చేసేసి, పెట్టేసి మార్నింగ్‌కి పొంగుతాయవి. పొంగినప్పుడు ఏమైదంటే బ్యాక్టీరియా ఫార్మ్ అయితది అందులో. ఇప్పుడు ఏమంటారు అది మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 ఉంటాయి. అయితే మన ఇంటెస్టైన్స్‌కి
అవునండి. ఓహ్! ఓకే. ఓకే. ఆ! ఓకే. అంటే గుడ్ బ్యాక్టీరియా, బాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. అందులో గుడ్ బ్యాక్టీరియా ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది మనకి. ఇది. ఓకే. ఓకే.
యస్. యస్ డెఫినెట్‌లీ. సో అందుకనే ఈ పులిసిన ఫుడ్సు ఫర్మెంటెడ్ ఫుడ్సు చాలా మంచిది. మన గట్‌కి మన డైజెషన్‌కి మన కడుపులో ఏదన్నా ఉన్న చాలా మంచిదండి. ఇప్పుడు ఇడ్లీ అంత కంఫర్ట్ ఫుడ్
ఆ! మొత్తం జీర్ణ వ్యవస్థకే మంచిదంటారు. ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది. ఓకే. ఓకే.
చాలా. చాలా చాలా. మన సౌత్ ఇండియన్ టిఫిన్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉందనమాట. మనకెప్పుడో మన తరాల వాళ్ళు ఇంత హెల్తీ ఫుడ్స్ మనకి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసినరు. ఇలా పులుసుకోవాలి, ఇలా పొంగాలి. అప్పుడు ఇలా స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీలు అని. ఇడ్లీలు ఎంత కంఫర్ట్ ఫుడ్ అంటే ఎప్పుడైనా తినొచ్చు. అంటే మనకి జ్వరాలు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇడ్లీ తినేసి టాబ్లెట్ ఏసేసుకుంటారు. అంటే అంత ఈజీగా అరుగుతది.
అవునండి. అవునండి. ఇడ్లీ అందులో ఆయిల్ ఉండదు. ఏముండదు. చక్కగా ఆహ్, ఉంటుంది. మళ్ళీ
అవును. వేడి, వేడి ఇడ్లీతో చన్ మంచి చట్నీ తీసుకొని, అలా గొంతు దిగుతుంటే వేడిగా ఎంత హాయిగా ఉంటది. తిన్నాక కూడా మనకేమి ఇలా పూరి తిన్నట్టు, పూరి తిన్నంకనైనా మనకి ఆయాసంగా కొంచెం హెవీగా అనిపిస్తుంటుంది. అదే ఇడ్లీ తింటే అసలేం ఉండదు. ప్రశాంతంగా ఉంటది. తొందరగా ఆకలేస్తది. లంచు మంచిగా కవర్ చేయొచ్చు. ఆహ్, బావుంటది. అన్నిట్లో హెల్తీయెస్ట్ అయితే ఇడ్లీకే మార్కులు ఏస్తానండి నేను. క్యాలరీస్ పరంగా, అన్నిటికి పరంగా.
ఓహ్! అవును. అవునండి. అవును. ఆ! ఇ ఇప్ ఇట్ మీరు ఇడ్లీకి ఎక్కువ మార్కులేస్తారన్నమాట. ఇడ్లీ తర్వాత దోస. ఓకే. ఓకే. మరి తొందర, తొందరగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏది చేస్తారండి?
యస్. యస్. యస్. యాహ్! తొందరగా అంటే ఆహ్, తొందర ఉప్మా, సేమియా ఉప్మా. చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. 2 యాహ్! టె టెన్ మినిట్స్‌లో అయిపోతాయి నాకు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. మీరు బ్రేక్ఫాస్ట్ గురించి బ ఏవేవి వంటకాలు చేస్తారు, ఏం చేస్తారు. అన్ని గురించి చాలా బాగా చెప్పారు. మీది పెద్ద లిస్టే ఉంది. అలా చెప్పాల చెప్పడానికి కూడా యాక్చువలీ. రోజుకొక వంటతో ప్రతి వారం ఎలా చేస్తారు. 2, 3 రోజులు ముందు నుండే ఎలా ప్రిపేర్ చేస్తారు. ఏది ఆరోగ్యకరమైన వంటకం ఇలా అనేక విషయాల గురించి చాలా బాగా చెప్పారండి. అసలు బ్రేక్ఫాస్ట్ అనే దాని గురించి చాలా బాగా చెప్పారు మీరు. మీతో మాట్లాడటం వల్ల ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను. ధన్యవాదాలండి.
యాహ్! యాహ్! <chuckles> యాహ్! యాహ్! ధన్యవాదాలండి.